ఉన్నాయి సారు. నేను చిన్నప్పుడైతే ఆహ్, మా అమ్మ, నాన్నలతో బయటికి వెళ్ళి చాలా దిశలున్నాయి. ఆహ్, చాలా సార్లు మనకి ఉంటాయి గదా! తిరుపతి వెళ్ళడం గాని, లేదనుకుంటే ఈ ఆహ్, మా సైడ్ సింహాచలం గాని, ఇవన్నీ తిరిగిన చాలా విషయాలున్నాయి. సో, అక్కడ నాకు చాలా మంచి మెమోరీసే ఉన్నాయి. ఆహ్, తల్లిదండ్రులు ఇలా బయటికి వెళ్ళడం లేదనుకుంటే ఆహ్, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళింటికి వెళ్ళడం అక్కడ ఆహ్, జరిగిన చాలా విషయాలు మంచిగానే ఉన్ ఉన్నాయి. చాలా విషయాలున్నాయక్కడ. మంచి ఎక్స్‌పీరియన్స్ మనకుంటుంది. ఎందుకంటే, వాళ్ళే ఫస్ట్ మనకి చెప్ లైక్ వాళ్ళే మన దగ్గరుండి తీసుకెళ్తే వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తారు కాబట్టి, మనకొక అలవాటవుతుంది.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. సంఘటనలు. ఓకే. హ్మ్. అవును. అవును. హుహు. హ్మ్. ఇప్పుడు ఒక బాల్యంలో మనం స్నేహితులతో ఎక్కువగా గడిపి ఉంటాం. అంటే ఎలాగా హ్మ్. ఏ స్కూలు నుంచొచ్చాక బయటికెళ్ళిపోవడం, ఆడుకోవడం అలాగా చేస్తూ ఉంటాం గదా! అలాంటి సమయాల్లో ఎలాగా వ్యవహరించారు మీ ఇంట్లో వాళ్ళు? అంటే కోపంగా జెప్పారా? లేకపోతే ఎలా ఉండేది ఇంట్లో వ్యవహారమంతా?
హుహు. వాళ్ళ కోపం అంటే దేనికుండేద దేనికుండేదంటేండి, ఆహ్, ముఖ్యంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాని, జాగ్రత్తగా ఆడుకోవాలి గదా! ఆ విషయంలో ఉండేది. ఇంకోటొచ్చేసి టైమ్ దాటిపోతుంది. లైకు కొద్ది కొన్ని సార్లు మనం చిన్నపిల్లలం కాబట్టి, సమయానుసారం మన ఇంటికెళ్ళిపోవాలి. లేదనుకుంటే ఏమైనా జరిగితే వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటుంది. సో, మనకప్పుడేం తెలియదు గదా! సో, ఏం జరుగుతుందో వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటది. అందుకని వాళ్ళు ఆ విధంగా కోప్పడేవారి గానీ, మిగతా వాటిలో ఆహ్, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లి ఆడుకోవడం గాని చేస్తే, వాళ్ళు ఎటువంటి ఇష్యూ ఉండేది కాదు. కానీ సమయానుసారం ఇంటికి రాకపోతే
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అలాగా మీరు బయటికెళ్ళి ఆడుకోవడం ఆడుకోవడానికెళ్ళినప్పుడెప్పుడైనా, ఇంట్లో వాళ్ళు సీరియస్ అయిన సంఘటనలున్నాయా?
తప్పిపోయినప్పుడు గాని. ఉన్నాయి సారు. కొన్నిసార్లయితే ఆహ్, ముఖ్యంగా చిన్నప్ నా చిన్న వయస్సులో అయితే సైకిలుతో పడిన చ సందర్భాలు చాలా ఉన్నాయి. సో, వాటిలో కొద్దిగా బాధపడేవాళ్ళంతే. అంతకు మించయితే ఇంకా ఆహ్, ఫ్రెండ్స్‌తో అటువంటి ఇవి ఇబ్బందయితే ఏం లేవు.
హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. అయితే మనం ఇప్పుడు ఆహ్, ఈ కెరీర్ గాని, మనకి మన పార్ట్నర్ విషయంలో గానీ, లేకపోతే అంటే మన రిలేషన్‌షిప్‌ని వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ జేయాలంటే చెప్పాలి. ఒక పార్ట్నర్ గురించి ఇలాగ నేను ఆహ్, మ్యారేజ్ అంటే లవ్వో దీని గురించి చెప్పాలనుకున్నప్పుడు, మీరు ఎలాగ తీసుకుంటారు? మొదటి అడుగు గాని, ఆ అప్రోచ్ ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర, ఒప్పించడానికి?

అలాంటి సమస్యలంటే అండీ ఆహ్, మన ఇద్దరి పరంగా మాట్లాడడం. ఎందుకంటే మనం ఆహ్, అసలసలేం జరిగినా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. విషయం తెలుసుకున్న తర్వాత ఇద్దర పరంగా మాట్లాడి మనం ఆ సమస్యనేది అప్పడికప్పుడే మనం పరిష్కరణ చెయ్యాలి.
కరె ఒక సైడు మాట్లాడితే అసలు ఇదయిపోతుందంటారా దాని తర్వాత సిట్యుయేషన్? హ్మ్.
అవును. అవునండి. ప్రాబ్లమ్ ఖచ్చితంగా అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది. ఆడ పిల్లల యొక్క నేచరేలాగుంటుందని చెప్పేసి. ఖచ్చితంగా మనం ఒకవైపు మాట్టాడితే వాళ్ళనుకుంటారు, మీరు మాకు సపోర్ట్ చెయ్యట్లేదు వాళ్ళకే సపోర్ట్ చేస్తా అనుకుంటారు. ఓహ్, ఆ విషయం లేకుండా మనం ఇద్దరి పరంగా మాట్లాడి, ఇద్దరి పరంగా ఆ సమస్య తెలుసుకొని, పరిష్కారం చేశావనుకోండి మనకే మంచిది. వాళ్ళకు గూడా ఏంటంటే, ఫ్యూచర్‌లో గూడా సమస్యలు రాకుండా వాళ్ళు నీట్‌గా మనతో ఆహ్, బిహేవ్ జేస్తారు.
<chuckles> అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అయితే మనకీ వీళ్ళ మధ్యనసలూ భేదాభిప్రాయాలు ఎద్ ఏ ఎలాంటి విషయాల్లో వొస్తాయనుకుంటున్నారు?
ఎలాంటి విషయాలు అంటే అండీ. ఆహ్, ముఖ్యంగా
హ్మ్. వంటల విషయమా లేకపోతే ఆహ్, నా భర్త నా మాట వినట్లేదు లేకపోతే నా కొడుకు నా మాట వినట్లేదు అలాగనేసి. హ్మ్.
ఫైనాన్షియల్ పరంగా వొస్తుంటాయి. అవును. అవును. అలాంటివొస్తుంటాయి. అంటే, ఇంకెలాగుంటుందంటే అండి, ఆహ్ ఫర్ ఎగ్జాంపులు ఆహ్, ఆహ్, అత్త నుంచెలా ఉంటుందంటే, లైక్ ఇప్పుడు నేను నేనే ఇంటికి పెద్ద నువ్వు నా మాట వినాలనంటుంది. కానీ అవతలా వాళ్ళ నుంచెలా ఉంటుందంటే, మీరింటికి పెద్దయితే నే ఇంటికీ కోడలులాంటిదాన్ని. సో, ఇక్కడ నా రాజ్యం అన్నట్టుగా వాళ్ళుంటారు. సో, వాళ్ళకి ఆ డిఫరెన్సనేదుంటుంది. పనీ కానీ వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నువ్వు గూడా ఒక కుటుంబం నుంచొచ్చినదానివే. నేను గూడా ఓ కుటుంబం నుంచొచ్చినదాన్నే. సో, ఇద్దరం కలిపి కలిసుంటే, ఈ ఇంటికి మంచిదని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకుంటే, ఖచ్చితంగా ఇష్యూసనేవి రావు. ఈ ఇద్దరు కలిపి ఇంటిని బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఇంటిని ఒకా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకున్నారనుకోండి.
అవును. హ్మ్. హ్మ్. కలిసుంటే కలదు సుఖమనంటారా? <chuckles> అలాంటి సమయాల్లో వాళ్ళ ఇద్దరికి? ఓకే.
ఆ! అంతే. అంతే. అంతే. ఇంటినీ ఆహ్, కష్టం లేకుండా చూసుకుంటే ఖచ్చితంగా ఇంటికి మంచిగా ఉంటుంది. వాళ్ళకు గూడా మంచిగానే ఉంటుంది.